అసలు చాలా అండి. మనకన్నా ఇట్లా మనకి ఇలా చేసుకుంటాం కదా! మామూలుగా అదేంటిది సన్ ఫ్లవర్ ఆయిలు, పామాయిలాయిలు అని ఇయ్యుంటయి మన సైడు.
ఆ! అవునవును. రకరకాలుగా ఉపయోగిస్తాం.
అప్పడికి ఇప్పుడు ఆ ఫుడ్డే. ఆ! అక్కడ ఇంకెప్పుడు కొబ్బెరి, కొబ్బెరి నూనెతోనే చేస్తారు మనం తినలేం. అందుకే మేము ఏం చేసుకోనేళ్లామంటే కారులో వెళ్లిపోయాం.
వాళ్ళు చాలా గట్టిగా ఉంటారండి ఆ కొబ్బరి నూనె వల్లే. మనం దాన్ని అసలు ఏంటంటారు మనం అరిగించలేము. మన శరీరానికి అది సరిపడదు.
అవ్ అవునండి అసలు. వాళ్ళకున్నంత స్ట్రాంగ్ అవునవును. హ్మ్. అవునండి. అసలు వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళయన్నీ మం హ్మ్.
చాలా మంచి ఆహారపు అలవాట్లు వాళ్ళవి, అసలా కొబ్బరి అనేది ఎంత ఆరోగ్యకరంగా ఉంటదో, కొబ్బరి వినియోగాన్ని చాలా మందికి కూడా
అవును. అవునండి. కానీ మనమయి తినలేమండి అది ఆ ఫుడ్డనేది మనం తినలేమసలు.
హ్మ్.
అలవాటైనోళ్ళే తినగలరు. కానీ మేమేం చేసామంటే, మేము కారులో ఎళ్లాం మా ఫ్రెండ్స్ మేమంతా. వెళ్ళినప్పుడు కొంచెం మనకి కావాల్సిన గ్యాసు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మేము తీసుకున్నాం. తీ
హ్మ్. ఇంకా పట్టుకొని వెళ్ళడం జరిగిందా?
ఆ! తీసుకెళ్ళిపోయామండి. మేము టెంట్లన్నేసుకోడం అంటే, చెట్ల కింద హ్మ్.
ఆహా! ముందే అంటే, అక్కడ తినలేరు అని మీరు ముందే గ్రహించి
అంటే మనకి తెలిసిద్ది కదండీ ఎళ్ళిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటారు.
కనీసం ట్రై చేయాలని కూడా అనిపీయలేదా అంటే, ఒకసారి చూద్దాము అని చెప్పి?
అహా! అప్పటికి మేము ట్రై చేశామండి ఒకసారి. కానీ, తినలేకపోయాం. 2, 3 సార్లు ఒక చోట తిన్నాము. ఇంకా మన వల్ల అవ్వలే. ఎందుకన్నా మంచిదని పే అమ్మవాళ్ళుంటారు గదా! వాళ్ళకెవరో చెప్పారండి, ఇట్లా కొబ్బెరి నూనెతో చేస్తారు పిల్లలు తినగలరో లేరో, అనేసి చెప్తే మేము ఇంకన్నీ ప్యాక్ చేసుకొని, కారులో పెట్టుకొని, ఎళ్ళిపోయామక్కడికి. చాలా ఆనందంగా ఉందండి అసలు. మీ మీకు మేము ఇలా చెప్తే అర్థం కాదండి. మీరు కూడా ఒకసారి ఎళ్ళి, ఆ ప్రకృతిని అంతా మీరు చూసి <smacks lips> అసలు కనుల పండంగ పండగ్గా ఉండిద్దసలు మనకి చెప్పలేమసలు. ఆ గాలి కానీ, ఆ వాసనకు కానీ, మనకి అహా! సమ్మరు వర్షాకాలంలో ఎళ్ళామండి. అంటే, లైటుగా మంచు పడిద్ది చూడండి, అలా ఎళ్ళాము. ఆ!
హుహు. హ్మ్. ఓకెే. ఈ మొత్తానికి ఆ! అక్కడ ఫుడ్డుని మీరు ఆల్రెడీ తినడం జరిగింది. తినలేకే ఇంకా ఇలా పట్టుకునెళ్లారు. హ్మ్. మీరు ఎలాంటి సమయంలో వెళ్లారండి? ఏదైనా పండగ సమయంలో వెళ్లారా? లేదంటే, ఇలా సమ్మరు హాలిడేస్ వస్తాయి కదా! అలాంటి సమయంలో వెళ్ళడం జరిగిందా? ఆహా! అబ్బా! హ్మ్. అయితే మీకా సమయంలో ఇంద్రధనస్సును కూడా వీక్షించే ఉంటారనుకుంటున్నాను మరి.
అయ్యో! లేదండి. మేము వెళ్ళినప్పుడు అదంతగా మాకు కనిపిచ్చలేదు. మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో, అప్పుడు బాగా వర్షం పడ్డప్పుడు ఇంక కారులో నుంచి చూసాము. పర్లేదులే అలా అయినా కన్
హ్మ్. అయ్యో! హ్మ్. మబ్బులు కూడా ఎక్కువ వచ్చాయి అంటున్నారు కదా! మబ్బుల వల్ల అది కనిపించలేదేమో!
ఆ! అంటే అది ఆ! మేమప్పుడు బాగా వర్షం పడుతుంటే బయటికి సరిగ్గా ఎళ్ళలేదండి. కానీ, అప్పటికి వెళ్ళడానికి ట్రై చేశాం. మాతో పాటు పేరెంట్స్ ఒచ్చారు, అమ్మవాళ్ళు. ఒచ్చింకా ఎందుకు జలుబు చేస్తదనేసి మమ్మల్ని బయటికి పంపియలేదు.

అయితే ఈ ప్రకృతి ద్వారా మీరైతే వ్యక్తిగతంగా మీలో చాలానే మార్పు ఒచ్చిందనే చెప్పొచ్చు.
కానీ అసలు చాలా అండి. అసలు నేను చాలా ఎమోషనల్‌గా కనెక్టయిపోయాను అసలు ప్రకృతికి. మనం ఏదైనా ఇప్పుడు ఏదో సినిమాలుంటాయి కదా! ఏదో 'డియర్ కామ్రేడ్డు' విజయ్ దేవరకొండ ఏదో మూవీలో హెడ్‌సేట్ పెట్టుకొని, ఆ ప్రకృతి వట్టికీ వింటా ఉంటాడు. ఆ వా గా వాసనలు, ఆ శబ్దాలు, మ మంచిగా వాటరు పడతా ఉంటాయి గదా! నీళ్ళు పడి. ఆ! అసలు మనకసలు ఆ హెడ్‌సేట్ పెట్టుకునే పని కూడా ఉండదండి. ఇంక పక్కన మనకెటువంటి శబ్దాలు రావు.
నిజంగా అవును. ఆ! ఆ వాటర్ డ్రాప్ సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది. హ్మ్. అవును. మీరింక ప్రకృతితోటే గడుపుతున్నారు గాబట్టి, ఇంక 24 గంటలు ఏదో ఒక ప్రకృతి నుంచి ఒచ్చే శబ్దం మీకు మరింతగా ఆదర్శంపజేసింది.
అవును. అవునండి. అది ఇంటి దెగ్గరే సాధ్యం మన పల్లెటూర్లల్లో. ఇక్కడికొచ్చి పట్టణాల్లో పెరుగుతున్నాం కదా! చాలా తక్కువ ఎప్పుడన్నా వి ఎప్పుడన్నా వారం చివర్లో శనివారం కానీ, ఆదివారం కానీ, అలా పార్క్‌కెళ్తాము. అక్కడ కాసేపు నేను మా స్నేహితులు అక్కడే కూర్చొని ఒక గంటసేపు, అలా ప్రకృతి ఒళ్ళో మాట్లాడుకుంటా మంచిగా కాలక్షేపం జేసి ఒస్తాం.
హ్మ్. నిజంగా బావుంది. మీరిలా స్నేహితులతో వెళ్లారు కదా! మళ్ళీ ఇంటికి వచ్చి కుటుంబంతో కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపించిందా? హ్మ్.
అవునండి. అంటే ఆ! అవునండి. ఇంక ఈ కుటుంబం అంటే, నేనిక్కడ బయటికొచ్చి ఉంటున్నాను కదండీ! కానీ ఎంతో బావుండుద్దండి అసలు. ప్రకృతి అంటేనే, మనకు అమ్మ ఒడి. <smacks lips> ఆ గాలి కానీ, ఆ వాసనలు గాని, కొన్ని కొన్ని మంచి శబ్దాలొస్తాయి కదా! నీళ్ళు పడేతప్పుడు. వర్షం పడే ముందుగా మనకి హ్మ్. వర్షం పడే ముందుగా మనకి ఆ! అవును.
హ్మ్. నిజంగా. అవ్ అవును. హ్మ్. అవును. వాటరు డ్రాపు పడ్డింది ఒస్తుంది. సడెన్‌గా ఈ పక్షులు కూడా చాలా రకాల శబ్దాలు చేస్తూ ఉంటయి.
అవునవును. అసలు ఆ పిచ్చుకలు గూడా అసలు ప్రకృతికి అసలు మనం ఆప్ అది చూస్తుంటేనే, ఎంతో ఎడ్మైరింగ్‌గా ఫీలవుతాం మనమైతే. వర్షం మీరొకటి గమనించారా అండి? వర్షం పడేతప్పుడు మంచి సువాసన ఒస్తది, మట్టిది. అస్సలు ఎంత బావుండిద్దోనండి అసలది. ఆ! అవును.
నిజంగా అంటే, ముందు హ్మ్. ఆ! నిజంగే మట్టి వాసన మొదట్లో ఇంకా అబ్బో! భూమిని తాకే ఆ మొదటి క్షణమని చెప్పొచ్చు. ఆహ్, ఆ మట్టి వాసన కూడా చాలామంది ఉంటారండి ఆకర్షితులై.
ఆ! అవునసలు ఆ! అవునవును. అసలు నేనైతే చాలా ఎమోషనల్‌గా కనెక్టయిపోయాను దానికైతే, మీరు నమ్ముతారో నమ్మరో గానీ, అసలా వాసనకి ఎంత ఎమోషనల్‌గా కనెక్టయిపోయానో నేను.
హ్మ్. నమ్మేనండి. అది ప్రకృతికి కనెక్టవ్వలేని వాళ్ళెవరుంటారు చెప్పండి. ఆహ్, కేరళ కాకుండా ఇంకేమన్నా ప్రదేశాలు సందర్శించారా మీరు?
అవునండి. అసలా క్లై ఇంక కేరళ కాకుండా అంటే, ఇంకేమెళ్ళలేదండి. కానీ మా మేము పల్లెటూరులల్లో ఉంటాం కదా! మేము చేనుకెళ్ళినప్పుడు, పొలానికి వెళ్తాము. పొలాలల్లో కూడా మనకు ఆ ప్రకృతియే కదండి! అండండ్ ఉండేది. కొండలు, చుట్టూ చెట్లు మనం ఎసుకునే పంట పొలాలు.
హ్మ్. హ్మ్.